అయితే మనకి ఆహ్, మన జీవితంలో రకరకాల మనుషులు వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళతోనే ని నిజంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడే సందర్భాలు వస్తూ ఉంటాయి, వీడియో కాల్స్‌లో మాట్లాడే సందర్భాలు వస్తూ ఉంటాయి. అలాగే టెక్స్ట్ మెసేజెస్‍లో మాట్లాడే సందర్భాలు గూడా వస్తూ ఉంటాయనమాట. ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడామనుకోండి, ఆ మనిషి యొక్క ఫీలింగ్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. ఆ సరే వీడు కోపంగా ఉన్నాడో లేకపోతే, ఆనందంగా ఉన్నాడో, నవ్వుతున్నాడో అని తెలుస్తుంది. వీడియో కాల్‍లో కూడా వాళ్ళ ముఖచిత్రం ఏంటో తెలుస్తూ ఉంటుందనమాట. కానీ టెక్స్ట్ మెసేజెస్‌లో మనం ఏం మెసేజ్ పెట్టామో, వాళ్ళ ఫ్ అంటే ఆ మెసేజ్ వెనకాల, వాళ్ళ ఫీలింగ్ ఏంటో మనం తెలీదు. తెలియ తెలియాలంటే, కొంచెం అనలైజ్ అనేది చాలా చేస్తూ ఉండాలనమాట. అయితే ఈ టెక్స్ట్ మెసే మన టెక్స్ట్ మెసేజెస్‌లో అసర్టివ్‌గా ఎలా ఉండాలి? అగ్రెసివ్‌గా ఎలా ఉండాలి? అంటే అసర్టివ్‍గా అంటే, మనం ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టేటప్పుడు చాలా కాన్‌ఫిడెంట్‌గా ఉంటాం కదండీ! అది మన ఇంటెన్షన్ ఏంటో తెలియజేసేది. అంటే మన టెక్స్ట్ మెసేజ్స్ ఎవరితోనన్నా పెట్టాలంటే అసర్టివ్‌గా ఎలా ఉంటే బాగుంటుంది అనంటారు?
అవును. అవును. అవును. హ్మ్. అవునవును. హ్మ్. అంటే అది డిపెండ్స్ అండి. ఇప్పుడు మనం ఒక ఫార్వల్ కన్వర్జేషన్ చేయాలి అని అంటే, ఆహ్, మనకి కాన్‌ఫిడెన్స్ ఉండాలి. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి.
హ్మ్. ఓకె. హ్మ్.
అది ఆహ్, అది తప్పైనా ఒప్పైనా గాని ఫార్మల్ కన్వర్జేషన్స్‌లో పిన్ టు పిన్ చెప్పేసేయాలి.
హ్మ్. ఓకె.
100% కాన్ఫిడెన్స్‌తో. అండ్ ఇన్ఫార్మల్‍కి వచ్చేసరికి ఆహ్, అదంతా కొంచెం చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వాలి కూడా ఇన్ ఫాక్ట్. ఎందుకంటే మన లవ్డ్ వన్స్ కోసం మనం ఒక్కొక్కసారి తగ్గాల్సుంటుంది. ఒక్కొక్కసారి పిన్ టు పిన్ చెప్పాల్సుంటుంది. ఇంక వేరే వేరే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం, ఇప్పుడు ఒక ఒక ఒక పర్సన్‍తో మనకి గొడవ అయింది.
ఓకె ఇగ అంటె అవ్వాలి ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. అవును.
ఆహ్, గొడవ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డేనో లేదా ఆ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లోనో ఏదన్నా అన్నాం. ఆ! సరే ఒక వాళ్ళు ఒక మాట చెప్తే "ఆ! సరే" అన్నాం. ఆ సరేని కూడా వాళ్ళు ఇంకొక ఫ్లోలో తీసుకోవచ్చు అనమాట. లైక్ "ఆ! సరే అంటావా నువ్వు? నేను ఇది చెప్తే!" అన అనే థాట్ వస్తుందనమాట వాళ్ళకి. ఆహ్, లైక్ నేనే ఉన్నాననుకోండి. ఎవరైనా నాకు సరే ఒక గొడవ అయితే 'సరే' చెప్పారంటే ఇంక నేనింక అదే విధంగా తీసుకుంటాననమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! <chuckles> ఓకెకె. హ్మ్. హ్మ్. ఓకె. అంటే కోపం టోన్‌లో అన్నారేమో వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారనమాట మీరు.
ఆ! అంతే కదా మరి కన్వర్జేషన్‌లో ఉన్నప్పుడు. మళ్ళీ ఆ కన్వర్జేషన్స్‌లో ఎమోజీస్ అనేవి చాలా చాలా కీరోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఆ ఎమోజిస్‌ని కూడా జాగ్రత్తగా వాడాలి. లేదంటే ఫార్మల్ కన్వర్జేషన్స్‌లో కొంచెం దెబ్బ తింటాం. <giggles>
ఓకె. ఖచ్చితంగా అటే హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఫార్మల్ కన్వర్సేషన్లంటే మన పెద్దోళ్ళతోనో కానివ్వండి అలాగా వ మన ఎమోజిస్ వాడకపోతేనే బాగుంటదేమో అనిపిస్తందండి నాకు. ఎందుకంటే పెద్దోళ్ళకి కూడా నవ్వే ఎమోజిస్ <giggles> పెట్టుకుంటూ పంపిస్తే ఇంకా వాళ్ళకి.
ఆ! <chuckles> అది. అది. అది పర్సనల్‌గా నేను ఎక్స్పీరియన్స్ చేసా అండి మా నాన్న ఇప్పటికి ఆయనకి ఎంత నేర్పినా కానీ ఆ ఎమోజిస్‌ని డిఫరెంట్‌గానే వాడుతూ ఉంటారనమాట.
హుహు. ఓకె. అంటే ఏం జరిగిందండి మీ నాన్నతోని కాన్వర్సేషన్?
అహా! అంటే, ఆయన <smacks lips> రిలేటివ్స్‌లో ఓక, ఓక అంకుల్ చనిపోయారు.
హుహు.
అయితే ఒక ఇమోజి ఉంటుదనమాట దాన్ని <chuckles> ఎలా జెప్పాలీ!
ఓకె.
కొంచెం నవ్వేది, సిగ్గుపడేది.
ఓకె. ఆహా! బ్లష్ అయ్యేది ఇమోజి ఉంటది.
రైట్ ఆ! సిగ్గుపడేది! ఆ! మనం దాన్ని దేనికి వాడతామంటే కొంచెం షైకి వాడుతూ ఉంటాం. ఆయన అంకుల్ చనిపోయారంట్రా అని చెప్పి అది పెట్టాడు అది ఆయన బాధ అనుకున్నాడు.
అవునవును. అయ్యయ్యయ్యయ్యయ్యో! అయితే మీరు చెప్పారా అండి తర్వాత?
అస్సలు. ఏం చెప్పమంటారు? ఆయన ఆయన నాకే జెప్తున్నాడు తిరిగి. అది అది ఇలా ఉంది కదా! అంటే కొంచెం హ్మ్, ఆహ్, కొంచెం తల దించుకొని లైక్ అలా ఉంది గదా! అది బాధపడుతున్నట్టే అయిద్ది గానీ! అదెందుకు అయిద్ది? అని నన్ను మా తమ్ముడిని రివర్స్‌లో ఏసుకున్నాడు మా నాన్న.
తలదించుకొని. ఆ! అయ్యయ్యయ్యయ్యో! ఇది నిజంగా నవ్వాల్సిన విషయమో తెలీదు బాధపడాల్సిన విషయమో తెలీదండి. నిజంగా!
అదే <chuckles> గదా! అస్సలు. మా తమ్ముడూ నేనైతే ఏంటక్కా ఈయన చనిపోయాడని చెప్పి ఈ మెసేజ్ పెడతాడూ. ఒకవేళ నానకీ ఆయనికి పడదు బాగా భయంకరంగా అసలూ.
<laughs> అంటే నవ్వుకున్నారా అండి? చాలా నవ్వుకున్నరా అప్పుడు? అయ్యయ్యో! మీరు చెప్తుంటే నాకే చాలా నవ్వొచ్చేస్తుందండి! అయితే
అంటే అలా ఉంటాయన్నమాట వాడకాలు. మెసేజెస్సూ.
హ్మ్. అవునండి అంటే అంటే పెద్దోళ్ళకి ఇలా రాని సమయంలో టెక్స్ట్ మెసేజ్‌స్ ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు అంటే కో ఎక్కువా కొంచెం ఫోన్ వాడకంలో ఉత్తీర్ణులైన పిల్లలే, తల్లిదండ్రులకు చెప్తూ ఉంటే వాళ్ళు మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉన్నర ఉంటారనమాట. అయితే అండి మీరు ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్‌గా మాట్లాడడం ఒకలాగుంటది. ఇంకొకటి రూడ్‌గా మాట్లాడడం ఇంకొకటి ఇంకొకలా ఉంటది. అయితే అది మెసేజ్‌లో డైరెక్ట్‌గా మాట్లాడడమో లె అండ్ మనకి రూడ్‌గా రాయడం అంటే టెక్స్ట్ మెసేజ్ రాయడం ఈ రెండిటి మధ్య ఒకా నారో లైన్, ఒక చిన్నా గీత అనేది ఉంటదండి. అదీ ఎలాగా వర్ణిస్తారు మీరు ఆ గీతని.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అది చాలా అది చాలా ఇంపార్టెంట్ అండి నిజానికి. ఆహ్, లైన్ అనేది ఓహ్, ఒక పర్సన్ అవ్వచ్చు ఆ పర్సన్‍‌తో బాండ్ అవ్వచ్చు. ఆ రెండిటిని ఆ లైనే అన్నమాట అది ఉంచాలా, ఊడ్చాలా అనేది నిర్ణయిస్తుంది. అది ఓహ్, అంటే ఈ మధ్య కొంతమంది ఏంటంటే, నాతో నేను అసల హర్ష్‌గా ఉండలేను ఎంత హర్ష్‌గా ఉందామన్నా గానీ నా వల్ల కాదన్నమాట. అంత కైండ్ హార్టెడ్ నేను.
హుహు. హుహు. ఓకెకె. అవునండి. హుహు. అయ్యయ్యో! ఆ!
కానీ, నాతో ఉండే వాళ్ళందరూ ఎందుకొ మరి అంత హర్ష్‌గా బిహేవ్ చేస్తూంటారు. వాళ్ళు బిహేవ్ చేస్తారో తెలీదు. నేను హార్ష్‌గా తీసుకుంటానో తెలీదు. అలానే వాళ్ళు అంటే, ఆ లైన్ క్రాస్ చేసి ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే, చాలా బాధపడతానన్నమాట.
హ్మ్. ఓకే. హ్మ్. అయ్యయ్యో! నిజంగా అండి. అంటే, వాళ్ళు హర్ష్‌గున్నారని చెప్పి, మనం అసలు హర్ష్‌గా ఎప్పుడు ఉండకూడదు. అంటే
అంటే హ్మ్. అంటే, తెలుసు కదా మనకి. హర్ష్‌గా ఉంటే, అవతల పర్సన్ ఎలా ఫీలవుతారు, ఎంత బాధపడతారు అనేది ఆ బాధపడే వ్యక్తికే తెలుస్తుంది. అలా బాధపడే వ్యక్తి ఎప్పుడు హర్ట్ చేయరు ఇంకొక పర్సన్‌ని.
హ్మ్. అయితే నిజంగా అండి. వాస్తవం. అయితే మీరు చాలామంది మీతోనే హార్ష్‌గా ఉన్నారని చెప్పారు. అలాంటి సమయంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా, అంటే, ఈ అందరితోని అందరి రియాక్షన్స్ ‌తోని, అందరూ రిప్లైస్ అంటే, టెక్ టెక్స్ట్ మెసేజెస్‍లో రిప్లైస్‌తోనే డిటాచైపోతే బాగుంటది. అంటే, వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదని సందర్భం ఎప్పుడైనా వచ్చిందా మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంకా బెటర్ పర్సన్ లాగా చేంజ్ అయ్యా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆహ్, ఎంతవరకి పడతారు మాటలు లేదా, ఎంతవరకి తీసుకుంటారు ఎవరైనా. ఒక స్టేజ్ వరకి తీసుకుంటారు గదా! ఆ తర్వాత ఆ లైన్ క్రాస్ అయితే ఎవరైనా తట్టుకోలేరండి. ఎందుకంటే, <clears throat> వాళ్ళకి పేషెన్స్ పోతుంది.
హ్మ్. నిజంగా, నిజంగా అండి. హ్మ్. నిజంగా అండి. నిజంగా వాస్తవం అది మాత్రం. అయితే అండి మీకు ఇప్పుడు ఆహ్, టెక్స్ట్‌లో ఇందాక మీరు చెప్పినట్టు, ఎవరైనా ఆహ్, గొడవ అయిన తర్వాత ఆహ్, సరే అని చెప్తే. అది కొంచెం వేరేలా తీసుకుంటారు అని అంటూ అని చెప్పారు గదా! అయితే, ఇలాగ టెక్స్ట్ మెసేజెస్‍లో టోన్ కన్వే చేయడం అనేది ఎందుకు కష్టమవుతుందని అనుకుంటారు?
అవును. అదీ, అది టోన్ అనేది ఎప్పుడు ఆపోజిట్ పర్సన్ మూడే అండి. ఇప్పుడూ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, ఒక సరే! అనేది నా మూడ్‌ని బట్టి నేను దీసుకున్నా. అంతేగాని ఆ కాన్వర్సేషన్ బట్టి నేను దీసుకోలా.
హుహు. హుహు. హ్మ్. అవునండి. ఓకె. అంటే ప్రస్తుతానికి మీ మూడ్ ఎలాగున్నదో దాని ప్రకారం తీసుకుంటారనమాట.
అంటే ఆహ్ ఎవరైనా అంతే గదా! ఇప్పుడు ఆ కన్వర్జేషన్ అనేది ఎలా ఎండ్ అయిందో, అదే మూడ్‌లో ఉంటారు ఎవరైనా. ఒక్ ఒక కన్వర్జేషన్ హ్యాపీ మూడ్‍తో ఎండ్ అయిందనుకోండి. ఆ నెక్స్ట్ మెసేజ్ కూడా హ్యాపీగానే చూస్తారు. అదే ఒక గొడవతో ఎండ్ అయితే, ఆ గొడవ ఫేజ్‍లోకి ఎ ఎంటర్ అయిపోతారనమాట మళ్ళీ.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. ఆ! నిజంగా నిజంగా అండి. అట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా అయ్యాయా అండి మీ జీవితంలో?
ఎ అది ఇది. హ్మ్. ఆ! ఆబ్వియస్‌గా అయ్యాయండి అవుతూనే ఉన్నాయి ఇంకా. ఎందుకంటే మనం మన అవతల పర్సన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏదైతే గొడవ అయ్యిందో లేదా ఏదైతే చిన్న ఆహ్, మిస్ అండర్‌స్టాండింగ్ వచ్చిందో దాన్ని క్లియర్ చేసుకోవాలి గదా! అది క్లియర్ చేసుకుంటేనే అవతల పర్సన్ మనం ఏం చెప్తున్నారో మైండ్‍కి తీసుకుంటారు. లేదంటే ఇంకా ఆ సర్కిల్ చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట.
హ్మ్. హ్మ్. మిస్అండర్‌స్టాడింగ్. ఓకే. హ్మ్. నిజంగా నిజంగా అండి. అంటే ఇట్లాంటి సందర్భాలు అందరి జీవితంలో సహజంగా అవుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు చెప్పినట్టు మనము మన అని అనుకునే వాళ్ళ కోసం అప్పుడప్పుడు తగ్గి ఆ గొడవ రాకుండా మళ్ళీ ఇంకొకసారి ఆ గొడవ రాకుండా ఆపితే ఎప్పటికైనా మంచిదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటండి?
హ్మ్. అవును ఖచ్చితంగా అంతే కదా! మనకిప్పుడు ఉ ఉ ఇప్పుడు ఒక ఫార్మల్ అనుకోండి. ఒక ఫార్మల్ సపోజ్ మనం ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాలి లేదా ఆహ్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి ఇంకొకరితో, ఇంకొకరితో మాట్లాడాలి అనుకుందాము. అప్పుడు మనం మన మనసులో ఉన్నది ఏదైనా పిన్ టు పిన్ చెప్పేసేయాలి. మనకి రాంగ్ అనిపిస్తే రాంగ్ రైట్ అనిపిస్తే రైట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి అనవసరం. మన మన డ్యూటీ అది.
హ్మ్. హుహు. హుహు. అవునండి. అవును. నిజం.
బట్ అది ఒక లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. లేదా మన పర్స్‌నల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది, అది ఇంపార్టెంట్ కదా! అది బేసిక్ రైట్ అనమాట. వాళ్ళు ఏ మూడ్‌లో ఉన్నారు? ఎలా మాట్లాడాలి? అని మనం కొంచెం ఆలోచించి మాట్లాడడం అనేది అది ఇట్స్ బేసిక్ థింగ్ అనమాట. అది ఎవరైనా.
హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. నిజమే. నిజమే అండి. ఆచి తూచి కొంచెం మాట్లాడితే బావుంటది ఉంటదనమాట నిజం.
హ్మ్. అవును. ఎందుకంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి కొంచెం.
అయి హ్మ్. ఆ! నిజంగా అండి. అది వాళ్ళ వయసులో పెద్దైనా, చిన్నైనా వాళ్ళకంటూ ఒక గౌరవం ఇచ్చామంటే ఖచ్చితంగా అంతా బాగా జరుగుతదనమాట నిజంగా. అయితే అండి ఇప్పుడూ
హ్మ్. అవును. రెస్పెక్ట్ అండి అన్నిటికి. హ్మ్.
నిజంగా అండి. కరెక్టే. అయితే అండి ఇప్పుడు ఆహ్, ఆన్‍లైన్ మెసేజెస్‍లో మనకి ఇ ఇప్పుడూ ఉదాహరణకండి మీరు ఫేస్ టు ఫేస్ వేరే వాళ్ళకి ఏదన్నా వాళ్ళు మీకు అడిగారనుకోండి వద్దు అని చెప్తే వాళ్ళు నార్మల్‍గా తీసేసుకుంటారు. కానీ ఇప్పుడు టెక్స్ట్ మెసేజెస్‍లో నో అనాల్సినప్పుడు అంటే వాళ్ళకి గాయపరచకుండా స్పష్టంగా చెప్పే విధానం ఏంటి అంటారు మీ ప్రకారం?
హ్మ్. ఆ! ఇది చాలా టఫ్ థింగ్ అండి. నేను ఏదన్నా నో చెప్పాలంటే నేను ఇప్పటికీ కాల్ మెసేజెస్‍లో చెప్పే ధైర్యం నా అదే మెసేజెస్‌లో చెప్పే ధైర్యం లేదు. డైరెక్ట్ కాలే అనమాట. ఎందుకంటే ఆహ్, మీరన్నట్టే నిజంగానే టెక్స్ట్ మెసేజెస్‌లో నో చెప్తే మోస్ట్లీ 90% దాన్ని కొంచెం హర్టింగ్‌గానే ఫీల్ అవుతారనమాట. బేసిక్‌గా వాళ్ళు మనల్ని అడిగేదేంటంటే, మనల్ని అడిగేది ఎందుకంటే, మనం వాళ్ళకి అది చేసి పెడతామనే హోప్‌తోనే అడుగుతారు.
హుహు. హ్మ్. ఆ! హ్మ్. అంటే వాళ్ళకి నచ్చుతది మనం ఇలాగ చేస్తే అన్న చిన్న ఇష్టం. హ్మ్.
ఆ! వాటెవర్ వాళ్ళు ఏది ఏ రీసన్‍కైనా అడగొచ్చు. అది హెల్ప్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు. లేదా ఇంకొక మ్యాటర్ అవ్వచ్చు. ఇంకొకటి అవ్వచ్చు. మనల్ని అడిగారు అనంటే అది మనం చేస్తామనే ఎక్స్‌పెక్ట్ చేసి అడుగుతారు. అది ఒకరి ఎక్స్‌పెక్టేషన్స్ తప్పు అవుతుంది. రాంగ్ అవుతుంది. అవ్వట్లేదు అంటే ఎవ్వరైనా హర్ట్ అవుతారు. కాబట్టి ఆహ్, హర్ట్ అయ్యేటప్పుడు మనం ఒక ప్రాపర్ రీసన్ ఇచ్చామనుకోండి. అదే టెక్స్ట్ మెసేజెస్‍లో అయితే ముందు నో అనగానే ఉం డిస్‌పాయింట్ అయిపోతారు. ఆ రీసన్ సరిగ్గా <smacks lips> తీసుకోలేరన్నమాట.
నిజంగా. నిజంగా. హ్మ్. నిజంగండి. నిజంగా. హ్మ్. అర్థం గాదనమాట నిజంగా. అర్థం గాదు కరెక్ట్‌గా తీసుకోలేరు. మీరు జెప్పినట్టు 90% మనుషులు అది నెగెటివ్‌గానే తీసేసుకుంటారండి. ఖచ్చితంగా అద్భుతమండి. చాలా చక్కగా జెప్పారు. ఇంకొకటి ఏంటంటే అండి మనకి ఆ! ఎప్పుడన్నా గానివ్వండి నిజ జీవితంలో గానివ్వం, డి దేంట్లో అన్నా గానియండి ఎవ్వరితోనైనా కానివ్వండి. ఎస్పెషల్లీ మనకి ఆన్‍లైన్ టెక్స్ట్ మెసేజెస్‍లో, బౌండరీస్ సెట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. చాలా చాలా ముఖ్యం అన్నమాట ఎవ్వరితోనైనా. అయితే ఆ ఆన్‌లైన్ చాట్‍లో బౌండరీస్ ఎలా సెట్ చేసుకుంటారు మీరు?
అవును. అవునవును. హ్మ్. ఆ! అదీ అది ఖచ్చితంగా అదీ ఆపోజిట్ పర్సన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాము అంటే, అది ఫ్రెండ్స్‌తో మాట్లాడే విధానంగానే ఉండాలి. అది అంటే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం డైరెక్ట్ పర్సన్ అయినా, కాల్‌లో అయినా అంత చనువు ఉండకపోవచ్చు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి.
అది టెక్స్ట్ మెసేజెస్‌లో ఏంటంటే కొన్నిసార్లు బౌండరీస్ దాటేస్తూ ఉంటారు. కానీ నిజానికి బౌండరీస్ అనేవి టెక్స్ట్ మెసేజ్‌లోనే ఎక్కువ ఉండాలి. లేదంటే అది మన క్యారెక్టర్ అసాసినేషన్‌కి చాలా దారితీస్తుందన్నమాట. ఈజీగా జడ్జ్ చేసేస్తారు జనాలు.
ఓకే. హ్మ్. నిజంగా అండి. అంటే ఆ! నిజంగా నిజంగా అండి అంటే అది ఒక్క టెక్స్ట్ మెసేజెస్ ద్వారానే నిజ జీవితంలో కూడా అయిపోతయి అన్నమాట. మీరు చెప్పినట్టు అదీ...
ఆ! ఇంక అంటే ఆ! అవును.
ఎక్కడంటే టెక్స్ట్ మెస్సేజ్‌లోనే అరికట్టేస్తే అంతా బావుంటదన్నమాట ఖచ్చితంగా.
అవును. మనము ఆ టెక్స్ట్ మెసేజే మనము మన అస్తిత్వం అన్నమాట. దాన్ని ఆహ్, పొల్యూట్ చేయకూడదు. లైక్ ఇప్పుడు మనం నార్మల్ పర్సన్‌గా మనం ఎలా ఉంటామో, నార్మల్ పర్సన్‌గా మీరు ఇంట్రోవర్ట్ అయితే, ఆ టెక్స్ట్ మెసేజెస్‌లో కూడా ఇంట్రోవర్ట్‌లానే మాట్లాడాలి. అక్కడ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతే ఏమైతది అంటే అబ్బో! ఈ పిల్ల ఇంతేనా, ఇలానే మాట్లాడుతదా, ఇంతియగా మాట్లాడుతదా, అందరితో ఇలానే మాట్లాడుతదా అని ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట.
ఓకే. హ్మ్. ఆ! నిజంగా. హ్మ్. హ్మ్. ఆ! <laughs> నిజంగా. నిజంగా. ఓకే, ఓకే.
కాబట్టి చాలా ఇంపార్టెంట్ బౌండరీస్ టెస్ట్ టెక్స్ట్ మెసేజెస్‌లో.
నిజంగా చాలా సెట్ చేసుకోవాలండి. అది ఎవరితోనన్నా సెట్ చేసుకోవాలని మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుందనమాట. అయితే అండి
హ్మ్, అంతే అపోసిట్ పర్సన్ బట్టి.
అంతే అండి. <smacks lips> అయితే అండి మీరు ఇందాక జెప్పినట్టు ఎమోజీస్ క ఎమోజీస్ కానివ్వండి లేకపోతే ఆహ్, పంక్చుయేషన్ మార్క్స్ అని, క్యాప్స్‌లాక్స్ అని, ఇగ ఫుల్ స్టాప్‌లని అంటే, గ్రమాటికల్‌గా ఎంత గ్రం గ్రమటికల్‌గా బాగుండి ఎన్ని ఎమోజీస్ వాడితే, అది ఆ అసర్టివ్నెస్‌ని అంటే కాన్ఫిడెన్స్‌ని ఎ ఎలాగా ఇంపాక్ట్ చేస్తది అని అంటారు, టెక్స్ట్ మెసేజెస్‌?
హ్మ్. హ్మ్. ఆ! 100% ఒక ఇప్పుడు మన టెక్స్ట్ మెసేజ్ అనేది ఏ అవి ఏవీ లేకుండా పంపిస్తే ఎలా ఉంటదంటే, ఇప్పుడు సపోజ్ ఒక పెళ్ళికి రెడీ అవుతున్నాము. ఉత్త డ్రెస్ ఏసుకొని ఎళ్ళము కదా! దానికి తగ్గట్టు ఆక్సెసరీస్ బెట్టుకొని ఎళ్తాము.
మేకప్ అని, ఆక్సెసరీస్ అని అవునండి.
ఆ! ఆహ్, దానికి తగ్గట్టు ఏసుకుంటాం. ఇది గూడా అంతే అనమాట. ఒక్క డ్రెస్ ఏసుకొని ఎళ్తే సరిపోదు గదా! దానికి ఆ ఎటైర్‌కి తగ్గట్టు, అన్నీ పడాలి. అదే విధంగా ఈ ఎమోజీస్ అండ్ ఆ పంక్చుయేషనల్ మార్క్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఉండాల్సిన చో ఆ కామా ఉండాల్సిన చోట కామా ఉండాలి. ఫుల్ స్టాప్ <chuckles> ఉండాల్సిన చోట ఫుల్ స్టాప్ ఉండాలి. అవి సరిగ్గా పెట్టలేదు అంటే, మళ్ళీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం మేనేజర్‍కే <giggles> పంపుతున్నామనుకోండి.
ఓకే. హ్మ్. ఓకే, ఓకే అండి. ఆ! <giggles> హుహుహు. అవునండి.
అప్పుడింక చాలా చాలా విధమైన సమస్యలొస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ ఉండకుండా, ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మెసేజ్ పెట్టేటప్పుడు ఒక రెండు‌కు మూడు సార్లలా చదువుకోవాలి. మనమైతే ఎలా చదువుతాం దీనిది అని చెప్పి.
నిజంగా. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే కరెక్ట్‌గా ఆచితూచి చదివి ఒకసారి ఆలోచించి పంపిస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవని అంటున్నారన్నమాట.
హ్మ్. అవును. రాకుండా ఉంటాయి. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే కదా! ఫేస్ చేయాల్సింది. <chuckles> అందుకే ముందే చెక్ చేసుకుంటే ఏ గోల ఉండదు కదా!
<chuckles> నిజంగా. నిజంగా అండి. అయితే అండి మీరిప్పుడు ఈ యంగ్ జనరేషన్‌కి అంటే, చాలామంది కొత్త, కొత్త జనరేషన్స్ పిల్లలనేవాళ్ళు వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆన్‌లైన్ మెసేజెస్‌లో అసర్టివ్‌గా ఉండడానికి, అంటే, జాగ్రత్త ఉండడానికి మీరు ఇచ్చే సలహా ఒక్క మాటలో ఏమంటారు?
అబ్బో! ఈ జెన్‌జీ అయితే అసలు మన <chuckles> మాటే వినరండి. <chuckles> సలహా ఇవ్వడానికి. బట్, ఏంటంటే బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన ఆన్‍లైన్‍లో ఉంటున్నాము అనంటే లైక్ అది ఏ ప్లాట్‍ఫామ్ అయినా అవ్వచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వాట్‌ఎవర్ అది కమ్యూనికేషన్ గ్రూప్స్ అయినా ఏదైనా కానీ, బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్‌లో మనం ఒక బౌండరీ పెట్టుకుంటే ఆ ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్స్‌లో కల్లా 4 బౌండరీస్ పెట్టుకోవాలి. అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే మనం ముందుకెళ్లగలుగుతాము. లేదంటే కష్టం అయిపోతది ఇంకా.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. చక్కగా అద్భుతం అండి చాలా చక్కగా చెప్పారు. అంటే ఆహ్, ఆన్‍లైన్ మెసేజెస్‍లో ఎంత అసర్టివ్‍గా ఉండాలి, బౌండరీస్ ఎలాగా సెట్ చేయాలి. అంటే ఆహ్, ఇవి ఆపోజిట్ పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటది అని మీ మీ మీ నిజ జీవితంలో మీరు నిజంగెలాగ ఉంటారు అనేది చాలా చక్కగా చెప్పారు. మీతో‌ని మాట్లాడి చాలా బాగా అనిపించిందండి. ఖచ్చితంగా మళ్ళీ కలుగుతాం ధన్యవాదాలు.
నాకు కూడా అండి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు.
ధన్యవాదాలు.